ముందుగా అంటే, ముందు ఫోను నుంచి డైవర్ట్ అవ్వడం అంటే కొద్దిగా ఇబ్బందే అండి చెప్పాలంటే. చెయ్యాలంటే కొద్దిగా ఆ! ఇబ్బందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అలవాటయిపోయి సడెన్‌గా అంటే కష్టమే అది. మనం ఏం చేయాలి? ఇప్పుడు తిన్నప్పుడు కూడా మనం
హ్మ్. హుహు. హ్మ్. ఇబ్బందేనా? ఓకే. హ్మ్. అవును. అంటే, మొత్తం పూర్తిగా కాదు కదా! జస్ట్ డిస్ట్రాక్షన్ అవ్వకుండాను. హ్మ్.
అవునండి. అవును. అవ్వకుండా అంటే, ఫ్యామి కుటుంబంతో ఎక్కువ మనం సమయం గడపాలండి ముందుగా.
అవును. అవును. కుటుంబానికి ఎక్కువ సమయమివ్వాలి.
ఈ ఫోన్లన్ని పక్కనెట్టి కుటుంబంతో నవ్వుతూ మాట్లాడే ఆ! సమయాన్నివ్వాలి. జస్టు
తినేడప్పుడు, తాగేడప్పుడు చక్కగా అంటే, ఎంత తిన్నాద ఆ! మనం పేరెంట్స్‌తో
ఆ! తినేడప్పుడండి. నేను ఇప్పుడు అదే కదండి. తినేటప్పుడు కూడా ఇప్పుడు మొబైల్స్ వాడడం అలవాటయిపోయిందండి. ఒకరి మొఖం చూసుకోవట్లేదు. పక్కన ఏమైంది? ఎవరికేం తెలియట్లేదు.
హ్మ్. అవును. చక్కగా టీ తాగు టీ తాగిన సమయంలో, తినే సమయంలో, అలాంటి సమయాల్లో పేరెంట్స్‌తో గడపకుండా ఫోనులు చూసుకుంటూ ఉంటారు చాలామందీను. అలా ఉండకుండా ఆ టైమ్‌ని కేటాయించాలా? మరి పేరెంట్స్‌కి, ఫ్యామిలీకి, పర్సనల్ లైఫ్‌కీ.
అదే కదండి. అదే కదండి. ఆ! అండి. హ్మ్. తప్పకుండా అండి. ఓ సమయం అనేది కుటుంబానికి కేటాయిచ్చావంటే, కొద్దిగా దీంట్లో నుంచి తగ్గే ఛాన్సులుంటాయి. ఇంకేంటంటే ఇప్పుడు మనకి ఎలాగో జాబ్‌లని, వర్క్ ప్రెజర్ అని ఎక్కువైపోతుంది కదండి
హ్మ్. అవును. అవును. అయిపోతున్నాయి కదా! మరి సోషల్ మీడియాలో
అదే కదండి. ఈ వీకెండ్స్‌లో కూడా, అదే అండి ఈ వీకెండ్స్‌లో కూడా మనం ఏం చేయాలంటే, ఎక్కువ మనము కంప్యూటర్ ముందే ఎక్కువ ఉంటున్నానండి ముందు.
ఆ! ఆ! చేయాలి. ఉంటున్నాం. ఏఐ వీడియోలు ఒచ్చేస్తున్నాయి కదా! ఒక ఫోటోతో ఏఐ వీడియోలు చేసేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఆ! ప్రభాస్‌కి, అనుష్కకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ప్రభాస్‌కి, త్రిషకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఆ పెళ్ళిళ్ళు, ఫోటోలు మొత్తం ఏదో న్యాచురల్‌గా అనిపిస్తున్నాయి ఏఐతో చేసినవన్నీ. కదా! కాబట్టి ఈ డిస్ట్రాక్షన్లు మనకి చాలా మన ఆహ్, సక్సెస్‌కి తోడ్పడవు. ఈ డిస్ట్రాక్షన్లు వల్ల నష్టాలే ఎక్కువుంటాయి. చాలా చక్కగా చెప్పారండి.
ఆ! అదే కదండి. అదే కదండి. హ్మ్. అవునండి. అవునండి. అదే అండి. అవునండి. సమయం కూడా చాలా వృధా అవుతాది.

ఆ! ఫేస్‌బుక్కా, ఇన్స్టాగ్రమా అంటే?
ఆహ్, ఇన్‌స్టాగ్రామండి.
ఫేస్‌బుక్కా, ఇన్స్టాగ్రామా? ఇన్స్టాగ్రామా. మరి ఇన్స్టాగ్రామా, యూట్యూబా?
ఇన్‌స్టాగ్రామ్. ఆ! హ్మ్. తప్పి ఇన్స్టాగ్రా
ఇన్స్టాగ్రమా, యూట్యూబా. ఏం చెప్తారు? ఇన్స్టాగ్రమా, యూట్యూబా? ఆ!
ఇన్స్టాగ్రామే అండి. ఇన్స్టా <chuckles> ఇన్స్టాగ్రామే.
ఓకే. ఇన్స్టాగ్రమా, మరి టిక్‌టాక్ ఉండేది అప్పట్లో మరి ఇన్స్టాగ్రామా టిక్‌టాకా అంటే?
ఆ! అప్పట్లో టిక్‌టాక్ ఉండేది కదండీ. <giggles> కాపోతే అప్పుడు ఇన్‌స్టా అంత ఫేమస్ కాదు. అప్పట్లో అయితే టిక్‌టాకే అండి. నేను కూడా చేసేవాడిని రీల్స్ గాని ఇయ్యిగాని.
హ్మ్. అవును. కాదు. ఓకే. మరి టిక్‌టాకా? ఓహ్! రీల్స్ చేసేవాళ్ళా ఫే ఫేమసా ఏంటి కొంపతీసి. మరి టిక్‌టాకా, వాట్సాపా అంటే? టిక్ టోకా, వాట్సాపా అంటే?
చెప్పనా అండి. అంత <chuckles> అంత లేదండి బాబు. ఏదో కొద్దిగా. టిక్‌టాకా, వాట్సాపా అంటే టిక్‌టాకే అండి.
టిక్‌టాకా, వాట్సాపా అంటే ఏం చెప్తారు? టిక్‌టాకే. టిక్‌టాక్, టెలిగ్రామంటే?
అంటే వాట్సాప్‌లో ఎక్కువ సేపుండం కదండీ! టిక్‌టాక్‌, టెలిగ్రామ్ అంటే టిక్‌టాకే అండి.
ఆహా! హ్మ్. టిక్‌టాక్. మరి టిక్‌టాక్, స్నాప్‌చాటంటే.